ఎందుకని అంటే రాత్రి ఏ సమయం వరకు చూసేవాళ్ళు రోజు?
అంతే ఏదో ఒకటి యూట్యూబో, గూగుల్ సెర్చో ఏదైతే ఎక్కువగా నేను స్టాక్ మార్కెట్ న్యూస్ సంబంధించి ఇలాంటివి చూసేవాడిననమాట. సో
ఆ! అంటే ఇన్కమ్ గురించి కూడా చూసేవాళ్ళయితే.
ఆ! ఇన్కం, తత మ్యూచుల్ ఫండ్స్ గురించి కంపెనీ రిసెర్చెసు, స్టాక్ మార్టే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ న్యూస్ కావచ్చు. ఇలా విపరీతంగా అంటే అది బాగా ఆ టాపికు ఆ స్టాక్ మార్కెట్ విషయాలు నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో, అటు వీడియోస్, గూగుల్ సెర్చ్ ఇలా ఎక్కువ చూసేవాడిని. అంటే దాంట్లో ఆ సమయం చూడడంతో
హ్మ్. అదేనండి. అంటే అవసరానికి మించి కూడా చూసేవాళ్ళంటారా? ఆహా!
చూసేవాడిని అంటే ఒకసారి ఒక కంపెనీ రిసెర్చ్ ఆహ్, అంటే దీని దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇంక దాన్లో విపరీతంగా మొబైల్‌లో మొత్తం అన్ని రేషియోస్ ఎలా ఏంటి ఈ కంపెనీ అంటే ఎక్కువ రిసర్చ్ చేసేవాడిననమాట.
హ్మ్. అయ్య బాబోయ్! అంటే, రూపాయి దగ్గర‌నుంచి వంద రూపాయల దాకా మొత్తం అన్ని చూసుకుంటా కూర్చునేవాళ్ళిక.
ఆ! అంతే చూసుకుంట ఎళ్ళిపోయేవాడిని. సో అది నాకు అంటే వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు నాకు పర్సనల్ ఇన్వెస్ట్మెంట్‌గా నాకు పనికొచ్చేది. కానీ దానివల్ల నేను మళ్ళీ క్లాస్సెస్‌కి వెళ్ళేటప్పుడు నాకేలా అనిపిచ్చేదంటే మా క్లాస్సెస్‌ కాన్సంట్రేషన్ చేయలేకపోయేవాడ్ని. ఎక్కువ సేపు దృష్టి
ఆ! అంటే ని‌ద్రొ‌చ్చేసేదా? అంటే రాత్రంతా కూడా మీరు మెలుకువగా ఉండి ఇవన్నీ కంపెనీల గురించి వాటి గురించి చూసారు కాబట్టి, కాలేజీకేళ్లి క్లాసులో ఆ లెక్చరర్లు చెప్పేటప్పుడు ని‌ద్రొ‌చ్చేసేదా?
అవును. అవునండి. ఆ! బాగా. అంటే నిద్ర కూడా ఎలాంటి నిద్ర అంటే, ఆహ్, కాన్సంట్రేషను సార్ చెప్తుంటే కూడా దాన్ని సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోయేవాడిని. తర్వాత మధ్యలో మధ్యలో కొనుకొచ్చేది. అలా అలా కళ్ళు మూసుకొని మళ్ళా అలా తెరవడం, అలా కళ్ళు మూసుకొని అలా తెరవడము ఇలా జరగడంతో ఆహ్, ము ఆహ్, ఆహ్ ఆ అక్కడ సార్ అసలు టాపిక్ ఏం చెప్తున్నాడో కూడా నేను ఇంగ అసలు నాకు ధ్యాస ఉండేది కాదన్నమాట. సో దీనివల్ల
ఆ! అయ్యో! అదేనండి. అంటే కొంచెం మత్తు, మత్తుగా ఉన్న స్థితిలో ఉండేవాళ్ళు. <chuckles> అదే. అంటే సార్ ఎప్పుడన్నా గమనించారా? అంటే మీరు ఇలా క కొద్దిగా అంటే రెగ్యులర్‌గా వెళ్ళుంటారు కాబట్టి, సార్ మిమ్మల్ని చూసి ఎందుకిలా ఉన్నావు అని ఎప్పుడన్నా అడిగారా?
అవును.

అడిగారండి. "ఏంటి ఎందుకు ఇట్లా ఉంటున్నావు?" అంటే సారు మొబైల్ కొద్దిగా వ వ ఎక్కువ వాడుతున్నాను సారు కొద్దిగా నైట్ టైమేన్
దొరికేసారయితే. ఏంటంత ఓపెన్‌గా చెప్పేసారా సారుకి? <giggles> ఓకే.
ఆ! అని చెప్పేసాను అంటే సారు ఏదేదో జోక్స్ వేసారు. "ఎందుకు అంత సేపు ఎక్కువ జూస్తున్నావు" అంటే లేదు సారు నేను కొద్దిగా ఇన్వెస్ట్‌మెంట్ గురించి స్టాక్ మార్కెట్టు ఆహ్, ఇవన్నీ కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలిసాక, <smacks lips> కొద్దిగా ఎక్కువగా ఇంట్రెస్ట్ కలిగింది. సో, నాకు కొద్దిగా ఫ్రీ టైమ్ దొరికే టైము అదే కదా! ఉ ఉదయమంతా క్లాసేస్ తరువాత వేరే జాబ్ జాబు పార్ట్ టైమ్ జాబ్ ఇవన్నీ ఉండేటివి కదా! ఆ పార్ట్ టైమ్ జాబ్ చేస్తునేవాడిని. ఈవెనింగంతా 7, 8 వరికి జాబ్ పార్ట్ టైమ్ జాబ్ చేసేవాడిని. సో, ఇలా సారు నేను ఇంటికి వచ్చాక పడుకున్న తర్వాత 10 అయిపోతుంది. ఆహ్, 10-12, 12:30 వరకు ఇలా చూసేవాడిని కదా! సారు మళ్ళీ ఉదయం లేవగానే కాలేజికి. అంటే ఆహ్, సారు అన్
ఆ! అదేలెండి. ఆహా! పార్ట్ టైమ్ జాబ్ కూడా చేసేవాళ్ళు ఆ టైమ్‌లో? ఓహ్! సూపర్. ఓకే. అంటే 12:30 దాకా ఫోనుతో ఉండేవాళ్ళిక.
12:30 వరకు ఉండేవాడిని. సో, అలా చూడటంతో అని సారుకు చెప్తే, "అది అట్లా చెయ్యొద్దు. ఏదో ఒక్కరోజు అంటే ఓకే. నీకు లేతే చాలా హెల్త్ ఎఫెక్టు" నా
అదే, అదే. హ్మ్. రోజు అదే సమయంని పాటిస్తే గనుక నిద్ర లేకుండా, పొద్దున్న అయినా మీ సారుకి అంత ఓపెన్‌గా చెప్పారంటే, మీ సారుకి మీకు అంత మంచి బాండింగుందా అండి? లేకపోతే
ఆ! చాలా ఎఫెక్టవుతుంది. అవును. బాండింగుండదండి. అంటే మాకు మా కాలేజి లెక్చరర్స్ ఎలా ఉంటారండి చాలా ఫ్రెండ్‌లీగా ఉంటారు. స్కూలులో, స్కూలులో అంటే టీచర్స్ కొంచెం ప్రొఫెషనల్‌గుంటారు. ఆహ్, పిల్లల్ని కంట్రోల్ జేయాలని. కాలేజిలో ఆహ్, కొద్దిగా <smacks lips> అంటే మనం కాలేజిలో లెక్చరర్స్ ఫ్రీనెస్ ఉంటుందన్నమాట. వాళ్ళు చెప్తే ఆ! చెప్పగలిగానన్నమాట. సో, ఇలా ఇలా ఇది సారు అంటే "వాడం, ఇన్‌ఫర్మేషన్ తెలుసుకోవడం, వాడం కరెక్టే కానీ అది ఏ సమయంలో తెలుసుకోవాలంటే బావుంటుంది. తెలుసుకోవాలి న మరి నిద్ నిద్ర మానుకొని చేయడంతో ఫస్ట్ నీ ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా ఏం లాభం? ఫస్ట్ నీ <giggles> ఆ! ఆరోగ్యం ముఖ్యము, చూసుకో ఒకసారి" అన్నారన్నమాట. సో ఆహ్, అంటే వి విన్నానండి. కొద్దిగా విన్న తర్వాత నేను అది మానేసి, ముఖ్యంగా ఈ ఎప్పుడైనా లంచ్ బ్రేక్ కానీ, కాలేజిలో లేకపోతే తర్వాత కాలేజికి వెళ్ళే టైమ్‌లో కనీసం మా ఇంటికి, కాలేజికి 1 అవర్ అంటే దాదాపు 45 మినిట్స్ పడుతుంది. సో, ఆహ్, అంటే బస్సులో బస్సులో వెళ్ళేవాడిని, ఆ! సిటీ బస్‌లో పాస్ తీసుకునేవాడిని అప్పుడు. సో, అలా 45 మినిట్స్ పడుతుంది కాబట్టి, ఆ 45 మినిట్స్ గ్యాప్‌లో. సో, కొద్దిగా ఏ టాపిక్కు నేను రీసెర్చ్ జేయాలనుకున్నానో అలాంటి టాపిక్స్ ముందే సె మైండ్‌లో పెట్టుకొని అది రీసెర్చ్ జేసేవాడిని. అంటే ఈ ని స్కూలు, కాలేజికి వెళ్ళేటప్పుడు తిరిగొచ్చేటప్పుడు తర్వాత లంచ్ బ్రేక్‌లో ఇలా.
అదే కదా! కొంచెం ఫ్రీనెస్ ఉంటుంది. ఓకే, ఓకే. అందువలన చెప్పగలిగారు. ఓకే. అదే. అది నిజమే కదండి. <giggles> అవును. అదే. అప్పుడు మరి విన్నారా? మరి ఆయన మాట? హ్మ్. ఓకే. అంటే ఎలా వెళ్ళేవాళ్ళు రవాణా? బస్సులో. ఓకే, ఓకే. ఓకే. సో, అంటే ఆ సమయాన్ని మీరు ఇలాగా రీసర్చ్ కోసం ఉపయోగించుకునే వాళ్ళన్నమాట. ఓకే. సూపర్.
అవునండి. ఇలా, ఉపయోగించుకున్నాను. సో, ఇది ఇది బావుంటుంది కదా! మనం ఎందుకంటే, సో, ఇట్లా చేస్తే మనకు నిద్ర కూడా మనకు ఎఫెక్టవ్వదు కదా! అని అవునండి. సో, ఇలా చేసేవాడినండి.
అవును కదా!